అయితే అండి ప్రతి ఒక్కరి జీవితములో ఏం జరుగుతది? అనేది మనం ఇప్పటికి ఏం చెప్పలేము అనమాట. అంటే లైఫ్ అన్ప్రెడిక్టబుల్‌గా ఉంటది చెప్పాలంటే. హ్మ్. అయితే చాలామందికి అండి. అంటే, అహ్, ఉద్యోగపరంగా కానివ్వండి, లేకపోతే విద్యాపరంగా కానివ్వండి, అనుకోని అవకాశాలంటూ వస్తూ ఉంటాయి అనమాట. ఆ మంచి, మంచి అవకాశాలను మనం గ్రాబ్ చేసుకొని, ముందడుగు ఏస్తూ ఉండాలి. కానీ అప్పుడప్పుడు ఏంటంటే అండి. మనము ఒక దాంట్లో స్థిరపడిపోయి ఉండి, అంటే ఒక పరిధిలో ఉన్నప్పటికీ కూడా అనుకోకుండా అవి మన చేయి జారిపోతూ ఉంటాయండి. ముఖ్యంగా జాబ్‌లు. అలాగా మీ ఉద్యోగంలో వృత్తిపరంగా ఎప్పుడైనా మీకు ఉద్యోగం మీరు కోల్పోయిన తర్వాత, మీరు ఏం చేశారు, ఆహ్, అంటే ఎలా కోలుకున్నారు అనేది చెప్పగలుగుతారా?
అవును. అవును. అవును. అయితే అండి నేను పెళ్లి అయిన తర్వాత, అప్పటికి నేను ఎం జాబ్ చేయలేదు. పెళ్లి తర్వాత నేను, మా వారు ఇద్దరం కలిసి ఫోరిన్ కంట్రీ వెళ్ళాము. అక్కడ మా వారు చేసే దాంట్లోనే నేను కూడా ఒక ఆహ్, జాబ్ అయితే చేయాలి అనుకున్నాను అన్నమాట. ఇద్దరు ఒక దగ్గరే అయితే
హుహు. ఓకె. ఓకె. ఓకె. అంటే ఎ ఎట్లాంటి జాబ్ అండి? అదే మనకి సాఫ్ట్‌వెర్ ఐటీ ఆ! ఓకె. ఓకె. అదే.
ఐటీ అండి. సాఫ్ట్‌వెర్ ఆ! అయితే అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక దగ్గరే చేశామనుకోండి వెళ్ళి, రావచ్చు త్వరగా అన్నట్టుగా ఉండిద్ది కదా! ఈజీగా. అందుకని చెప్పి నేను, మా వారు అలా ప్లాన్ చేసుకున్నాము. ఇద్దరం కలిసి వెళ్దాము. కలిసి రావచ్చు. ఒకటే ఆఫీస్ బావుండిద్ది. కాస్త సెలవు కావాలన్నా గానీ ఇస్తారు. అని రకరకాలుగా అనుకోని
హ్మ్. అవునండి. అవునండి. ఒకెకె. హుహు. అవునండి. ఓకె. అయితే మీరిద్దరూ ఎట్లా అండి? సేమ్ ప్రాజెక్ట్‌లో పని చేసేవారా? ఒకటే ఫ్లోర్‌లో ఉండేవాళ్లా?
కాదండి. వాళ్ళు ఏం చెప్పారంటే, ఒకే దాంట్లో పనిచేస్తే ఇప్పుడు హాలిడే పెట్టాలనుకోండి. ఇద్దరు ఒకే రోజు పెడతారు. ఆ టీమ్‌కి చాలా ఆహ్, ప్రెజర్ అయిపోతుంది. ఒకళ్ళే ఒకే టీమ్ నుంచి ఇద్దరు సెలవు పెడితే, సో, మేము టీమ్స్ మారుస్తాము అని చెప్పి, చెప్పారనమాట. ఓకె. మాకేం ప్రాబ్లం లేదు. మాకు ఒకే ఆఫీస్ కావాలి. ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు, వెళ్ళేటప్పుడు ఒకటే అయితే బావుండిద్ది. అని చెప్పి మేము కూడా డిసైడ్ అయ్యాము. ఓకె. చెప్పుకున్నాం ఏం చక్కగా వెళ్ళాం.
హుహు. హ్మ్. ఇబ్బంది అవుతది. నిజమే. హుహు. ఓకెకె. హుహు. ఓకె. అయితే అండి. మీరు ఆహ్, వేరే దేశం అన్నారు కదా! అయితే హైరింగ్ మేనేజర్స్, హెచ్ఆర్సు వాళ్ళందరూ ఇండియన్సేనా అండి, భారతీయులెనా లేకపోతే ఆ దేశం వాళ్ళా?
మాక్సిమం ఇండియన్సే ఉన్నారండి. ఒక్కళ్ళు, ఇద్దరు అంటే బాగా హై టీమ్, టిం మేనేజర్ కంటే పైన ఉంటారు చూడండి. వాళ్ళు మాత్రం ఒకళ్ళు, అక్కడ వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ టీమ్‌మేట్స్ కానివ్వండి, అందరూ కూడా మన ఇండియన్సే ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ, ఇక్కడ కంపెనీ ద్వారా వెళ్ళిన వాళ్ళు, లేకపోతే అక్కడ స్టూడెంట్ ద్వారా జాబ్ వచ్చి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు. అలానే ఉన్నారు. తప్ప ఎవరు ఎక్కువగా అదే కంట్రీ వాళ్ళు లేరనమాట. సో, మాకు కూడా ఈజీ‌గానే ఉండేది.
అవునండి. అవునండి. ఓకె. హుహు. ఓకె. హ్మ్. ఓకె. ఓకె. ఎ, ఏ దేశం అండి అది? ఇంతకీ అంతమంది భారతీయులు ఉన్నారు?
మేము ఎళ్ళిందైతే ఆస్ట్రేలియా అండి. సిడ్నీలో ఉన్నాము.
ఓకె. ఓకె. వావ్! వావ్! బావుంటది కదండీ. చాలా బావుంటది కదా!
చాలా బావుండిది అండి. అంత ఈజీగా అంటే మనకి త్వరగా అడాప్ట్ చేసుకోగలం అనమాట. అక్కడ మనుషుల్ని కానివ్వండి, వాళ్ళని కానివ్వండి. వాళ్ళు కూడా మనతో చాలా చక్కగా మాట్లాడతారు. అంటే ఎలాంటి భేదం లేకుండా, ఇది మా ఆఫీసు. ఇది మాది లేకపోతే, అట్లా ఏమి ఉండేది కాదు. ఏదైనా కానీ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేవాళ్ళు. ఇంక నాకు కూడా నచ్చి ఓకె. టీమ్ మారుస్తానన్నాగాని, నాకు హ్యాపీ అనిపిచ్చింది. పర్వాలేదు. అందరూ బానే మాట్లాడుతున్నారు. చక్కగా కలిసిపోయాం కాబట్టి ఇబ్బంది ఏమి లేదు అన్నట్టుగా నేను ఓకె. చెప్పుకున్నాను. ఒక 1 మంత్, 2 మంత్స్ అలా సజావుగా సాగిందండి. చక్కగా వెళ్తుంది బండి అన్నప్పుడు ఒక 3 మంత్స్‌కేమో ఆహ్, మేము ఒక ట్రిప్‌కి బయటికి వెళ్ళామనమాట. బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి ఏమైంది అంటే, నా తనకి బానే ఉంది. నేను ఫ్రెషర్‍ని కదా! అప్పుడే వచ్చి జాబ్‍కి వరుసనే ఒక 1 వీకు, 9 డేస్ అలా హాలిడే పెట్టాను. నా హెల్త్ ఇష్యూ అయ్యి మొత్తం మీద 9 డేస్ హాలిడే పెడితే, ఇంకా మేనేజర్ ఏంటి అంటే
హ్మ్. హుహు. ఓకె. ఓకె. హ్మ్. ఓకెకె. హుహు. ఓకెకె. హ్మ్. ఓకెకె అండె. హుహు. హుహు. ఓకె. ఓకె. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. అయ్యయ్యో! అంటే ట్రిప్ నుంచి ట్రిప్‌లోనే హెల్త్ ఇష్యూ అయిందా అండి. మీకు ఎలాగ అప్పుడు?
ఆ! అవునండి ట్రిప్ వల్లే హెల్త్ ఇష్యూ అయింది. జర్నీ చేయలేక. సడన్‌గా అంటే కొత్త ప్లేస్ కదా! ఇక్కడ నుంచి, ఇండియా నుంచి వెళ్ళి అక్కడ నాకు ఆ వాతావరణం అనేది సరిగ్గా సెట్ అవ్వలేదు. దాని వల్ల హెల్త్ ఇష్యూ వచ్చి, ఇంగ ట్రిప్ ఒక 5 డేస్ అనింది కాస్త, నాకు 9 రోజులు సెలవు పెట్టాల్సి వచ్చింది. ఇంకా ఆయనేంటి మేనేజరు, తెలుగు అతనే కాకపోతే ఏంటంటే ఆ రూల్స్ ప్రకారము ఆహ్, మిమ్మల్ని తీసేయాలి అని చెప్పారు. మేము రిక్వెస్ట్ చేసుకుని అది చేసినప్పుడు, బెంచ్ మీద పెట్టారు అంటారు చూడండి. అంటే కొంచెం మనం ఎడ్జ్ ఎడ్జ్‌లో ఉన్నట్టు. అటు పోలేదు, ఇటు లేదు అన్నట్టుగా, ఆ పరిస్థితిలో నన్ను నెట్టేశారనమాట. మాకేంటి అంటే
ఓకెకె. అయ్యయ్యో! ఆ! అవునండి. హ్మ్. హ్మ్. అవునండి. హుహు. అయ్యయ్యో! ఆ! హ్మ్. హుహు. హుహు. ఓకె. ఆ! అవునండి. అవునండి. ఓకె. ఓకె. అంటే ఇప్పుడు మీరు క్రికెట్ పరంగా చూస్తే, ఆ 11 మెంబర్స్‌లో కాకుండా వేరే మంది, డగౌట్‌లో కూర్చున్నప్పుడు అట్లా కూర్చున్నారనమాట మీరు.
<chuckles> అంతే అండి. చెప్పాలంటే ఇంక సేమ్ అదే. ఇక నాకు ఏంటంటే, ఎలాంటి ఆ! సందర్భం లేదు. లోపలికెళ్ళడానికి లేదు. బయటికి రావడానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలీదు? పోనీ వేరే ఉద్యోగం ఏమన్నా వెతుక్కున్నప్పుడు ఇది వచ్చిందనుకోండి. ఎటు వెళ్ళాలో తెలీదు. ఇటు పక్కన ఇప్పటిదాకా చేస్తున్నది నమ్మకం పోతుంది. కొత్తగా ఇచ్చారే నాకు, వాళ్ళ దగ్గరకి ఎళ్ళకపోతే వాళ్ళ దగ్గర నమ్మకం పోతుంది. ఏమో ఎటు పోయి, ఎటు వస్తుందా అని చెప్పి అలాగే వదిలేసాను. దేనికి ట్రై చేయకుండా. కానీ అప్పుడేంటంటే
ఓకె. హుహు. అయ్యో! హ్మ్. ఓకె. హుహు. అవునండి. హ్మ్. అవునండి. అయితే అండి. ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా, అంటే పార్ట్ టైమ్ ఉద్యోగం లాంటివి ఏమైనా బ్యాకప్స్‌లాగా అట్ల అట్లేమన్నా పెట్టుకున్నారా అండి అప్పుడు?
లేదండి అసలు. నేను అప్పుడే కొత్త కదా! కొన్నాళ్ళు అలవాటు అయిన తర్వాత, అక్కడ అందరూ మనుషులు కానివ్వండి, ఆ వాతావరణం కానివ్వండి, అన్నీ అలవాటు అయినాక చూసుకుందాంలే. అన్న ఇదిలో నాకు అసలు ప్లాన్ బి అనేది లేకపోయే. అది ఉండుంటే నాకు అంత బాధ ఉండేది కాదు. వెంటనే బయటకొచ్చి, ఇది ఫుల్ టైమ్ లాగా చేసుకునేదాన్ని. ఇంకా నాకేమి లేదు కదా! సడన్‌గా ఉద్యోగం అనేది పోయేటప్పటికి మొత్తం ఆహ్, అసలు స్టాప్ అయిపోయిందనమాట మైండ్ అనేది. ఎందుకంటే అప్పటిదాకా ఇద్దరం ఎలా అనుకున్నామంటే, ఒకల్నే బర్డెన్ మొత్తం తీసుకోకుండా సగం, సగం డబ్బులు ఇలా కట్టుకోవాలి. కొంచెం సేవింగ్సు, కొంచెం ఫ్యూచర్ కోసము. ఇలా రకరకాలుగా ఆలోచనలు ఉన్నాయి. మరి ఆల్ ఆఫ్ సడెన్ ఉద్యోగం పోయింది. జీతం రాదు. అనే టయానికి మాకు ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. నేనేమనుకున్నానంటే, ఓకె. ఇంట్లోనే కూర్చొని కొన్నాళ్ళు ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాము. అప్పుడు మనకు ఏదైనా ఐడియా వస్తుంది. కొన్నాళ్ళు ప్రశాంతంగా కూర్చుందాం, అని చెప్పి ఇంకా బయటకి వచ్చేద్దాం అనుకున్నాను. అప్పుడు వాళ్ళు ఏంటంటే కొంతమంది సజెస్ట్ చేశారు. అలా బయటికి వెళ్ళిపోతే మళ్ళీ అపార్చునిటీ రాదు. ఉండండి వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళే హైర్ చేసుకుంటారు అని చెప్పి వాళ్ళనమాట.
హుహు. ఓకె. హుహు. ఓకెకె. ఓకె. ఓకె. హ్మ్. హ్మ్. ఓకె. ఓకె. హ్మ్. హ్మ్. అవునండీ. హ్మ్. అవునండి. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె. ఓకె. హుహు. ఓకె. ఓకె. ఆ! అండి. హ్మ్. హుహు. అంటే బెంచ్‌లోనే ఉండమని చెప్పారన్నమాట వాళ్ళు.
ఆ! బెంచ్‌లోనే ఉండమని చెప్పారండి. కానీ నాకేంటంటే ఇప్పుడు ఖాళీగా ఎన్నాళ్ళని కూర్చుంటాము. జీతం రాదు కదా! అలా కూర్చున్నంత మాత్రాన, వాళ్ళేమి రూపాయి ఇవ్వరు. మనమంతా టైమంతా
హ్మ్. హ్మ్. ఆ! ఆహా! ఓకె. బెంచ్‌లో ఉంటే జీతం ఇవ్వరా అండి మనకి?
అంటే నాకు అప్పుడు తెలిసిన దాని ప్రకారం జీతం ఇవ్వరండి. ఇవ్వ ఇవ్వము అనే చెప్పారు మా మేనేజర్ అయితే. మీకు ఉండదు అంటే కంప్లీట్‌గా నాకు ఒక మంత్ అయిపోయిన తర్వాత ఐ మీన్ 3 మంత్స్ అయిపోయిన తర్వాత అసల నేను వెళ్ళలేదు. 9 డేస్ వెళ్ళలేదు. సో ఆ మంత్‌లో ఎలాగో 9 డేస్ కట్ అయిపోతాయి. ఇంకా ఇలా బెంచ్‌లో ఉన్నప్పుడు గూడా రావేమో అనుకోని ఎలా అంటే ఇక మొత్తానికి ఏమీ రాదు. ఇంక మొత్తం కోల్పోయినట్టే గదా! అప్పుడు ఆ ఉద్యోగం అంతా నేను బయటకి వచ్చేయాలి అనుకున్నా. కొంతమంది సజెషన్ మేరకు ఉన్నాను. కానీ నాకు నచ్చలేదు వచ్చేసాను. వచ్చేసి నాకు నేనే నాకేమనిపించిందంటే అండి, ఇంక ఒకరి కింద చేయొద్దు.
అయ్యయ్యో! ఆ! హుహు. ఓకే. ఓకేకే. హుహు. అవునవును. అవునండి. ఓకేకే. హ్మ్. ఓకేకే. ఆ! హుహు. హ్మ్.
ఏదో ఒకటి మనమే స్టార్ట్ జేద్దాము. మనకి స్టార్ట్ చేస్తే ఏదోకటి ఆ బిజినెస్ అయిద్ది.
అంటే వ్యాపారం లాగా. ఓకే. అవునండి.
అంటే అప్పుడు కూడా మనం కొంచెం ఆర్థికంగా స్థిరపడొచ్చు ఏదో ఒకటి పని చేసుకుందాం అని చెప్పి నేననుకున్నాను. అయితే మా వారు
అంటే ఎట్లా అండి మీరు అక్కడ ఆస్ట్రేలియాలోనే బిజినెస్ పెడదామనుకున్నారా? లేకపోతే ఇండియాలో పెడదామనుకున్నారా అండి?
ఆస్ట్రేలియాలోనే అంటే అక్కడే ఉన్నామండి అప్పుడు. ఇంకా అక్కడే ఉండి ఏదో ఒకటి అక్కడ ఏంటి అంటే మనం ఏదైనా బిజినెస్ చేయాలి అన్నా మనకి అక్కడ గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుందన్నమాట చెప్పాలంటే. మొత్తం మనకి కావాల్సిన పెట్టుబడి మొత్తం కూడా గవర్నమెంటే ఇస్తుంది. ఒకవేళ
ఓకే. హుహు. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఆ! అంటే లోన్‌లాగా ఇస్తారా అండి. లేకపోతే ఎట్లా అది?
ఆ! అంతే అండి లోన్‌లాగా ఇస్తుంది. చాలా తక్కువ పర్సెంట్‌ ఇస్తుందనమాట. పోనీ ఒకవేళ మనం అంత లోన్ తీసుకొనో, లేదు అంటే ఇంకేదన్నా రకంగా వ గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, ఒక వ్యాపారం పెట్టి అది కనుక కోల్పోయామనుకోండి, అంటే అది సరిగ్గా జీ ఐ మీన్ అది సరిగ్గా సాగలేదనుకోండి, ఏదైనా గానీ వ్యాపారము. గవర్నమెంట్ మనకి సగం డబ్బులు ఇచ్చేస్తుందన్నమాట. అయ్యయ్యో! మీరు ఇలా పెట్టి నష్టపోయారు, కాబట్టి మీ జీవన ఆనాధారం ఎలా ఉండిద్దో మీరు ఏమన్నా భయపడతారేమో, ఎలాంటి నెగెటివ్ డెసిసన్స్ ఏమైనా తీసుకుంటారేమో, నెగెటివ్ థాట్స్ ఏమైనా వస్తాయేమో, అని గవర్నమెంట్ ఆలోచించి డబ్బులు ఇస్తుందన్నమాట మనకి.
ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. అవునండి. ఓకేకే. హుహు. ఓకే. ఓకె. ఓకె. అయ్యయ్యో! హుహు. ఇంత మంచి వాళ్ళు ఉన్నారేంటండి? <chuckles> ఆస్ట్రేలియన్ గవర్నమెంట్. హుహు.
అదే కదా నిజమండి బాబు. ఇలా కూడా ఉండిద్దా, అంటే బిజినెస్ పెట్టి నష్టపోతే కూడా మనకి సపోర్ట్ చేస్తారా? అని అనిపించింది. ఇక్కడ అనుకోండి ఏదైనా బిజినెస్ పెట్టి నష్టపోయామనుకోండి, నాకెందుకు నా దగ్గర లోన్ తీసుకున్నావు నా డబ్బు నాకు కట్టు అనే తీరులో ఉండిద్ది గదా!
ఓకే. అంతే అండి. అంతే. అంతే. అంతే. అంతే. నిజంగా నిజంగండి. చాలా ఘోరంగా ఉంటాదండి పరిస్థితి అయితే.
అవును. అసలు మనకి వాళ్ళు ఎమోషన్‌కి వాల్యూ ఇవ్వరండి. అక్కడ ఏంటంటే నాకు చాలా నచ్చిందనమాట ఆ పాలసీ. వాళ్ళే మనకి సపోర్ట్ చేయడం గానివ్వండి, లేదు మేము ఇంట్రెస్ట్ గూడా కట్టలేకపోతున్నాం ఇప్పుడు లోన్ తీసుకొని బిజినెస్ బానే ఉంది, కానీ ఇంట్రెస్ట్ కట్టలేకపోతున్నాం అన్నప్పుడు ఏం చెప్తుందంటే ఇన్ని షిఫ్ట్ ఐ మీన్ ఇన్ని విడతల ద్వారా నాకు మొత్తం కట్టేసేసేయండి, మీరేం వడ్డీ కట్టొద్దు అనే స్కీమ్ కూడా ఇస్తారనమాట.
హ్మ్. ఓకే. అవునండి. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఆ! అయి
ఇలా చాలా రకాలుగా బాగున్నాయి. నాకప్పుడు అనిపించింది ఏదోకటి మనం ఇక్కడ స్టార్ట్ చేస్తే బాగుండిద్ది కదా. అని చెప్పి అనిపించిందన్నమాట. నా
హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. అవునండి అప్పుడు మీకు ఉద్యోగం పొయి అంటే మీరు యెళ్ళిపోయిన తర్వాత ఉద్యోగం నుంచి మీ ఆయన ఏమన్నారు? మీ తల్లిదండ్రులు ఇంకా మీ కుటుంబ సభ్యుల రియాక్షన్ ఎలా ఉండిందండి?
మా వారికి తెలుసు మొత్తం ఎందుకంటే సేమ్ కంపెనీ గదా. ఆయన చాలా చెప్పడానికి ట్రై చేశారు. తనకి హెల్త్ ఇష్యూ అయింది ఇలా ఉంచుకోండి అలా చెప్పడానికి ట్రై చేశారు కానీ, అది వర్కౌట్ అవ్వలేదండి. ఏంటంటే ఇంక మా వారు కూడా ఎక్కువ ఫోర్స్ చేస్తే తనది కూడా అదే జాబ్ అదే కంపెనీ కాబట్టి, తనకి కూడా ఏమైనా సమస్య వస్తుందేమో అన్న ఇదిలో ఎక్కువగా బ్రతిమలాడలేదనమాట. ఓకే. అన్నట్టుగా వదిలేశారు. ఇంక నేను కూడా ఏంటంటే మా అమ్మ వాళ్ళకి చెప్పాను. మా అమ్మ వాళ్ళకి కూడా అప్పుడు దేశం కానీ దేశంలో పని జేస్తున్నాను అంటేనే కాస్త హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక నేను బయటకి వచ్చేసాను ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నానంటే ఇంకా డబుల్ హ్యాపీ అనమాట. ఓకే. నువ్వు ఒకళ్ళ కింద చేయకుండా నీకు నువ్వు సొంతగా సొంత కాళ్ళ మీద నిలబడుతున్నావంటే ఇంకా మేము చాలా హ్యాపీ. నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మేము చేస్తాము. అది ఇది అని చెప్పి వాళ్ళు చాలా ఫుల్ సపోర్ట్ అనమాట. మా అత్తయ్య వాళ్ళు కూడా ఓకే అని జెప్పారు. నాకు ఏంటంటే అండి నాకు చాలా ఫా ఈ ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ఒక బొటిక్‌ని రన్ చేయాలని. అంటే నన్ను కుట్టడం వచ్చినా రాకపోయినా, నాకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్‌ని స్టైల్ చేసి కుట్టించాలి ఇలా ఒక ఆ సెన్స్ అనేది ఉందన్నమాట. ఇలా చేయ్యాలనే ఒక ఆలోచన అయితే ఉంది ఎప్పటినుంచో.
అవునండి. హుహు. హుహు. అవునండి. ఆహా! ఓకేకే. హుహు. హ్మ్. ఓకే. ఆ! హ్మ్. ఓకే. అవునండి. ఓకే ఓకే. హుహుహు. ఓకే. హూహూహు. ఓకే. అంటే ఎలా అండి? బొటిక్ అంటే మనకి శారీస్, ఫ్యాన్సీ డ్రెస్సెస్ అట్లా ఉంటాయండి మీకు? ఓకే.
హ్మ్. అలాగే అంటే ఒక మగ్గం వర్క్స్ గానివ్వండి, ఒక డ్రెస్ డిజైన్ చేయనివ్వడం గానివ్వండి, ఒక ఫాబ్రిక్ మీద పెయింట్ ఆల్ ఓవర్‌గా అంటే అన్ని కూడా మిక్స్‌డ్. అలా నాకు ఒక ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి, ఒకటి మంచిది నేర్చుకోవాలి, నేర్పించాలి అనేది నా డ్రీమ్ అనమాట. అసలు నా ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ తర్వాత ఇదే కోర్స్ చేయాలనుకున్నాను. అది కుదరక ఇంజనీరింగ్ చేశానండి. సో అది ఇప్పుడెందుకు నేర్చుకోకూడదు ఆ స్కిల్ ఇప్పుడెందుకు ఉపయోగపడదు అని చెప్పి చాలా రోజులు ఆన్‌లైన్‌లోనే చాలా వరకు నేర్చుకున్నాననమాట. మగ్గం వర్క్ ఎలా చేయాలి, రకరకాల ఫ్యాబ్రిక్స్ మీద ఎలా పనిచేస్తుంది, ఇలా అన్నీ తెలుసుకొని
హుహు. ఓకే. హుహు. అవునండి. ఓకే. ఓకే. అయ్యో! ఆ! ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. కానీ మగ్గం అనేది చాలా పెద్దగా ఒక అది చాలా పెద్దది గదండీ. చాలా జ్ ఆహ్, అంటే చిన్న చిన్నగా ప్రతి దగ్గర ఆచి తూచి యేస్తూ ఉండాలంటు ఉంటారు గదా.
అవును. నిజంగానండి అది చాలా మంచి స్కిల్ కూడా. కాకపోతే ఏంటంటే అందులో కొంచెం మనకి కళ్ళకి స్ట్రెస్ అనమాట. దానివల్ల మనం ఎక్కువ చేయలేము. కానీ అది మనుషుల్ని పెట్టి చేపించుకోవచ్చు అనే తీరు నేను స్టార్ట్ చేశాను. కానీ అక్కడ స్టార్ట్ చేయడం అనేది నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చింది. ఎందుకంటే అండి అక్కడ ఎవరూ లేరు ఇలాంటి వర్క్ అక్కడెక్కడ చేయట్లేదు. అన్ ఆ! అక్కడ ఎవరు వేసుకోరు కదా! అందుకే నేనెలా చేసేదాన్నంటే అక్కడ వేసుకుని ఇప్పుడు నార్మల్‍గా ఎక్కువగా ఓవర్ సైజ్డ్ కోట్స్ అని లేకపోతే ఇప్పుడు మెన్ వేసుకుంటారు చూడండి సూట్ పెళ్ళప్పుడు సూట్లు వేసుకుంటారు. అలాంటివి ఎక్కువ ఆ! బ్లేజర్ లాంటివి ఎక్కువ ఇక్కడ కూడా వాళ్ళు వాడతారు. బోత్ మెన్ విమెన్ ఇద్దరూ వాడుతారనమాట. సో అలాంటి వాటిల మీద చిన్న బ్రోచ్‌లాగా ఒక డిజైన్ చేయడము అలాంటివేదైనా చేద్దాం అని చెప్పి స్టార్ట్ జేశాను. అది నిదానంగా
ఓకేకే. హ్మ్. అవునండి. ఓకే. హుహు. అవునండి. అస్సలు ఇంపాసిబుల్ గదండీ అంత దూరం అంటే అంత. హ్మ్. హ్మ్. హుహు. ఓకే. బ్లేజర్ లాంటివి. అదే గదా. ఓకే. ఓకేకే. ఓకే. ఓకే. హుహు. ఓకే. అంటే అప్పుడు మీకు ఇచ్చారా అండి? మీ అంటే ప్రభుత్వం మీకు లోన్ లాంటిది ఏమన్నా ఇచ్చారా అప్పుడు?
లోన్ ఏం తీసుకోలేదండి అసలు దానికి మనకేం పెట్టుబడి అక్కర్లేదు. మనం ఇంట్లో నేనైతే ఇంట్లోనే స్టార్ట్ చేశాను. అదంతా సెల్లింగ్ అంతా కూడా ఆన్‌లైన్ చేశానన్నమాట. ఒక వెబ్సైట్ రన్ జేయించుకొని ఆన్‌లైన్లోనే పర్చేజ్, ఆన్‌లైన్‌లోనే సేల్ జేయడం మనం. సో నాకు పెట్టుబడి అక్కర్లేదు కాబట్టి నేను లోన్‍కి వెళ్ళలేదు. కానీ అదేంటంటే చాలా రిస్క్ అండి. ఆన్‌లైన్‌లో ఆర్డర్ తీసుకోవడం కానివ్వండి. వాళ్ళు తీసుకున్న తర్వాత నాకు చాలా ఎలా వచ్చేవంటే మన ఇండియన్సే <chuckles> చెప్పాలంటే అండి అక్కడ కూడా మన ఇండియన్స్ వెబ్సైట్‌కి వస్తారు. ఆర్డర్ చేసుకునేవాళ్ళు కానీ దాన్ని మళ్ళీ ఏంటి అంటే ఆహ్, బాలేదు మాకు తర్వాత మేము ఆలోచించుకొని చెప్తాం. ఇలా రకరకాలుగా జరిగాయన్నామట. కొంతమంది దగ్గర.
ఆహా! ఓకే. హుహు. ఓకే. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. హుహు. హ్మ్. హుహు. అయ్యయ్యో! ఆ! అంటే వాళ్ళు డిసిషన్ అనేది చెప్పేవారు కాదన్నమాట కరెక్ట్‌గా.
కాదు. అలా అటు ఇటుగా ఉండేది. నేనేమో వర్క్ స్టార్ట్ చేసేదాన్ని. అలా చాలా రకాలుగా అయిపోయిందనమాట. కానండి నాకు ఉద్యోగం పోయినా కానీ అంత బాధ అనిపించలేదు. నాకున్న స్కిల్‌ని ముందుకు తీసుకెళ్ళి ఏదో ఒక విధంగా నేను జీవితంలో నెగ్గాననే అనిపిస్తుంది. అది నిదానంగా ఇప్పుడిప్పుడు రన్ అవుతుంది కాబట్టి నాకు చాలా హ్యాపీగానే అనిపిస్తుంది.
ఓకే. హుహు. అయ్ హుహు. అంతే. ఓకే. అంతేలే అoడి. మీలో ఉన్న నైపుణ్యాలను మీరు మెరుగుపరచుకున్నారనమాట ప్రతిసారి. అంటే ఒక్కసారి ఉద్యోగం పోతే చాలామంది అల్లాడిపోతారండి. మీరు అలాగా అల్లాడిపోకుండా, మీకు అలాగే మీ ఆయన సపోర్ట్ కానివ్వండి, మీ కుటుంబ సభ్యులు సప్ మెంటల్ సపోర్ట్ ముఖ్యంగా చాలా ఉండిందండి, చెప్పాలంటే. అయి ఆహ్, అయితే అండి ఇప్పుడు మీరు ఆస్ట్రేలియాకి ఎళ్ళడం ఎట్లండి? మన స్టడీ పర్పస్ ఎళ్ళారా? లేకపోతే డైరెక్ట్ జాబ్ ఆ?
అవునవునండి. అవునండి. లేదండి, మావారేమో స్టడీ పర్పస్ ఎళ్లారు. అక్కడికి ఎళ్ళిన తర్వాత, ప్రొఫెషనల్ జాబ్ వచ్చింది. వాళ్ళు వర్క్ వీసా వేసేసారు, తన వర్క్ వీసా మీద నన్ను తీసుకెళ్లారు అన్నమాట. స్పౌస్ వీసా వేసుకొని నన్ను తీసుకెళ్లారు అంతే ఇంకా.
ఓకే. స్పౌస్ వీసా వేసుకొని ఓకే. ఓకే. అంటే డిపెండెంట్ వీసా లాగా అట్లాంటిది ఏమంటారు.
ఆ! అంతే డిపెండెంట్ వీసా, పెళ్లి అయినాక వెంటనే తీసుకెళ్ళిపోయారు. సో, నాకు <chuckles> ఏ బాధ లేకుండా ఎoచక్కా వెళ్ళిపోయాను అనమాట.
ఓకే, ఓకే. ఓకే, అద్భుతం అండి మొత్తానికైతే మీరు. అంటే మీకు నచ్చిన పని అయితే చేస్తున్నారు వ్యాపారంగా అంటే, మీ కాళ్ళ మీద మీరు నిల్చొని డబ్బులు సంపాదిస్తున్నారు, చాలా సంతోషం అండి. అంటే మీ ఉద్యోగం పై ఉద్యోగం కోల్పోయిన తర్వాత మీరు ఎలా కోలుకున్నారు? ఏం చేశారు, మీ దృఢ సంకల్పం ఎలా ఉండింది? అనేది చాలా చక్కగా చెప్పారండి చాలా బాగా అనిపించింది మీతో మాట్లాడి. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం, ధన్యవాదాలండి.
అవునవునండి. ధన్యవాదాలండి.